ఇంకా దాచుకున్నారు గుర్తుగానా?
ఆ! దాచుకున్నాను. నేనిది సాధించాను అంటే <smacks lips> ఎన్నో సార్లు ఈ మిలిటరీ సెలక్షన్స్‌కెళ్లి వెళ్ళటం వా యనకోచ్చేయడం. వెళ్ళటం యెనక్కిచ్చేయడం చాలా మంది అంటూ ఉంటాం అన్నమాట. వీడు ఇలాగే యెళ్తా ఉంటాడు వస్తా ఉంటాడు ఎక్కడ సెలెక్ట్ కాడు అని ఆహ్, అంటూ ఉండటం. దాని తర్వాత నేను ఆ పట్టుదలతోనే ఆ సెలక్షన్స్‌కెళ్ళాను. నాకవసరం లేదు. అప్పటికే నాకు జాబ్ ఉంది. నేను అది జాయిన్ అవ్వనని నాకు కూడా తెలుసు. కానీ ఏదోకటి
అవును. అవును. అవును. నిజమే. ఏదో ఊరికే ట్రై చేద్దామనెళ్ళారు.
యెళ్ళాను. ఆ! అలాగా, అలాంటి సందర్భంలో గెలవడం జరిగిందనమాటండి.
వే అయితే కొంతమందికి ఆహ్, లక్కీ థింగ్స్ లాగా ఉంటాయి. అంటే ఒక షర్ట్ ఇంటర్‌వ్యూస్‌కి ఇదే షర్ట్ ఎసుకెళ్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ షర్ట్ వేసుకున్నప్పుడు కొంచెం లక్ కలిసొచ్చింది. అని అలా అలా మీకు ఏదైనా ఉందా, ఒక ఆబ్జెక్ట్ గానీ షర్ట్ గానీ?
ఆ! షర్ట్ షర్ట్ అయితే ఉంది. స్కై బ్లూ కలర్ షర్ట్ ఎక్కడైనా ముఖ్యమైన పనికెళ్ళినప్పుడు ఆహ్, స్కై బ్లూ షర్ట్ యేసుకుంటాను. ఆహ్, తర్వాత గ్రే గ్రే కలర్ పాంట్ అది ఎందుకో అలా నప్పిందనమాట దానికి దానికి నప్పదటా ఆహ్, వాళ్ళు
ఓకే. అవునా? ఓకే. అలా ఎందుకనిపిచ్చింది? ఇవి నా లక్కీ అని ఏ ఏ సిట్యుయేషన్స్‌లో అనిపిచ్చినియి?
అది అంటే, జాబ్ ఇంటర్‌వ్యూకెళ్ళినప్పుడు అది అలాంటి కాంబినేషన్‌లో వేసుకెళ్ళను. తర్వాత ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన పనుల మీద యెళ్ళినప్పుడు అంటే, అది యాదృచ్చికంగా జరిగినవి. నేను అసంకల్పితంగా
ఓకే. అవునా? అదే. ఆ!
నేను చెయ్యాలని చేయలేదు. కాపోతే అక్కడ ఎప్పుడైతే సక్సెస్ అయ్యామో అలా. ఈ స్కై బ్లూ కలర్ షర్ట్ మాత్రం ఒక 10 ఉంటాయి నా దగ్గర. ఉన్న షర్ట్స్ <chuckles> అన్నిట్లో ఎప్పుడూ ఇదే రంగు
ఓహో! అయితే ఎప్పుడు మీ ఇంట్లో అనరా? ఎప్పుడు ఇదే రంగు కొనుక్కొచ్చుకుంటారు వేరే రంగులు లేవా అని, ఇంట్లో?
ఆ! అంటే వాళ్ళెవరు రాకుండా నేనెళ్తే స్కై బ్లూ కలర్ షర్ట్ తెచ్చేసుకుంటాను ఒకటి. ఎందుకు ఇలా ఉంటుంది అనే ఉద్దేశంతో అందుకే న నన్
ఓకే. అవునా? అంటే ఇంట్లో ఎప్పుడు ఏమి అనలేదా? అంటే మీ ఆహ్, వైఫ్ గాని, మీ అమ్మగారు గాని, మీ పిల్లలు గాని ఎప్పుడు లైట్ బ్లూ కలర్ ఏంటి నాన్న? అనుకుంట అంటారు కదా! ఏమనలేదా?
ఆ! అంటారు. ఆ! అంటారు. అంటారు. ఇదే ఎప్పుడు నువ్వెళ్తే ఇదే తెస్తావు. నువ్వెళ్ళొద్దు బట్టలకి అందుకని ఈరోజు నా బట్టలు నన్ను కొననివ్వరమాట వాళ్ళే కొంటారు వచ్చి. ఈ ఈ షర్ట్ తీసుకో, ఈ ప్యాంట్ యేసుకో అని. ఆహ్, <giggles> అదండి.
అవునా? ఓకే.